ఆ! మొదట్లో కష్టంగా అనిపించేదండి. అది ఎందుకు కష్టంగా అనిపిస్తుందంటే, మనం ఎప్పుడైతే మ్యానేజ్ చేయలేకపోతామో, అప్పుడు కష్టంగా ఉంటుంది. కానీ, కొంతవరకు అలవాటు చేసేసుకోవాలి. ఎలా అంటే, అంటే దానికి సిద్ధం అయ్యే కదా చేస్తున్నాం? ఉద్యోగం కావాలి అని. నేనైతే అలానే అనుకున్నా. నేను దీనికి ఆల్రెడీ దీని గురించి ఆలోచించుకొని, నాకు వర్కు చేశాక మళ్ళీ ఇంటికొస్తే, ఇంట్లో పనులు గూడా చేసుకోవాల్సొస్తుంది. ఇదంతా ఆలోచించి దీనికి సిద్ధపడే నేను జాయినయ్యాను కాబట్టి, ఇంకా కంప్లెయింట్ చేసే హక్కు నాకు లేదు. కంప్లెయింటొస్తుంది అంటే ఖచ్చితంగా అది మనం మ్యానేజ్ చేయలేకపోతున్నామనే అర్థం అన్నమాట. నేను హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. అవును. హ్మ్. ఆ! నిజమే. అంటే ఇది మీ డెసిషన్ కాబట్టి ఇంక తప్పదు. ఇంకా మీరు ఎదుర్కోవాల్సిందే.
హ్మ్. కరెక్ట్. అవును. అవును. దాన్ని నన్ను నేనే సమర్థించుకోవాలి. నాకు నేనుగా నేర్చుకొని, దానికి అడాప్టవ్వాలి. నేను అలాగా మ్యానేజ్ చేసేదాన్ననమాట. ఈ వంటపు విషయాకొస్తే ముందు రోజే కూరగాయ ముక్కలన్నీ తరిగి ఆహ్, కట్ జేసుకొని పెట్టేసుకుంటా.
ఆ! హ్మ్. ఆ! ఆహా! ఆ!
ఆ పెట్టేసుకోవడం వల్లేంటంటే ఎక్కువ టైమ్ పట్టదు వంట చేయడానికి. త్వరగా డ్ అయిపోతుందనమాట. ఆహ్, సో, అలా మ్యానేజ్ జేస్తాను. దాంట్లో ఎంత స్మార్ట్‌గా పని చేసుకోవచ్చు మనం. ఇల్లు దుడవడానికి, చిమ్మడానికనుకోండి, ఈ మధ్య నేనేం చేశానంటే వ్యాక్యూమ్ క్లీనర్ తెచ్చి పెట్టేసాను ఫస్ట్‌లో. ఆ తర్వాత ఈ రోబో వచ్చిన తర్వాత ఈ క్లీనింగ్ రోబో పెట్టేశాను. <chuckles> ఇంగట్లా
హుహు. అవును. ఆహాహా! ఆ! అబ్బా! ఇంక టెన్షన్ లేదు. ఇంకా మెయిన్ ఎక్కువ పనుండేదా అదే. అంటే ఎప్పుడు ఇల్లు మురికవుతానే ఉంటది. అందరం తిరుగుతా ఉంటారు కాబట్టి, మెయిన్ పనదే ఉంటది. కాబట్టి మీకు రోబో హెల్పొచ్చేసింది. ఇంకా డిజిటల్ యుగంలో ఇప్పుడు రాత్ సాయంత్రమయితే కొంసేపు టీవీ చూడాలి, లేదంటే ఫోను చూడాలనుంటది. మీరు చూస్తా ఉంటారు. పడుకునే సమయంలో ఏమన్నా టీవీ వాడటం గానీ, ఫోన్లు వాడటం గానీ చేస్తూ ఉంటారా?
టెన్షన్ లేదు. అవును. అవును. అవును. అవును. హ్మ్.